మనకు తెలుసు. అసలగు మనం చిన్నతనం నుండి చదివిన చదువులు, అసలు మనం రాసిన పరీక్షలు, ఇవన్నీ కూడా మనం అనుకున్న ఒక ఉద్యోగం కోసమే అని చెప్పి. కానీ, అటువంటి ఉద్యోగం కోసం, మనం ఎన్నో నిద్రలేని రాత్రులు చదివాము. అలాగే ఎన్నో కష్టాలు గూడ పడి ఉంటాం. అటువంటి కష్టాలన్నీ మొదట మనకు ఏది అని చెప్తే, మన తొలి ఉద్యోగం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క విశిష్ట గురించి చెప్తా ఉంటారు. అలాగే దాని యొక్క కష్టం గురించి కూడా. సో, మీకు, మీ తొలి ఉద్యోగం అసలు ఎలాగా దాని మీద ఉన్న మీ యొక్క అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? దాంట్లో ఉన్నటివి ఏమన్నా చెప్తారా?
ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే <chuckles> ఏంటీ అనంటే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. నాకు ఉద్యోగం పట్ల అంత ఆసక్తి ఉండేది కాదు. మొదటి నుంచి కూడాను.
హ్మ్. మరి, మరి ఇంకేం అవ్వాలనుకున్నారు?
నాకల్లా కూడాను, వ్యాపారం మీద బాగా ఆసక్తి ఉండేదనమాట. నాకు ఒక సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ కూడాను, "కాలేజ్ ప్లేస్మెంట్స్, కాలేజ్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి అని ఓ వాటి వెనకమాల వెంపర్లు పడి తిరుగుతా" ఉన్నారనమాట. "సర్, సర్ ఈ ప్లేస్మెంట్, ఆ ప్లేస్మెంట్‌కి హెల్ప్ చేయండి. వాళ్ళకి రిఫరెన్స్ ఎప్పుడు వస్తాయి సర్ మన కాలేజ్‌కి ప్లేస్మెంట్స్" అది, ఇది అని చెప్పేసి అనుకుంటా. ఆ "ఫస్ట్ మీరు ఒక 5000 కట్టండి. హ్మ్. దాని తర్వాత మీకు ఇలాగా ఆప్టిట్యూడ్, రీజనింగ్ ట్రైనింగ్‌లు అయన్నీ కూడా ఇస్తారు" అని చెప్పేసి అని
ఓకే. అంతే కదా! అవును. అంటారు. ప్రతి కాలేజ్‌ లోను అనే మాట అదే వాళ్ళు.
తగ్గేయి. కదే కదా అదే కదా! సో, నేని టెస్ట్ ఏదైతే ఉందో నాకది నచ్చేది కాదు వాస్తవంగా.
హుహు. ఆహా! అంటే ఏది ఆప్టిట్యూడ్ రీజనింగ్‌ ఇదేనా?
ఆ! నువ్వు నా ప్రతిభని అంటే నేనిక్కడ చూడు ఎలా ఆలోచించానంటే అప్పట్లో నువ్వు నా ప్రతిభని ఈ ఎగ్జామ్ పెట్టి ఎలా డిసైడ్ జేస్తావు?
హ్మ్. పాయింటే.
పాయింటేనా? ఆ! ఓకే.
కానీ అలా చేస్తేనే గదా మన టాలెంట్ అనేది వాళ్ళకి అర్థం అవుద్ది కూడా. మీరు అటువైపు నుండి కూడా
ఎలా అర్థమైతది? ఎలా అర్థమైద్ది? మన టాలెంట్ అనేది. ఆ టెస్ట్ వల్ల ఏమి అర్థమైది చెప్పు దానివల్ల? అసలా ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్‌కి అను ఆహ్, ఆప్టిట్యూడ్ రీజనింగ్‌కి ఏంటి సంబంధం ఏంటి?
అంటే మన స్కోర్సే గదా! కరెక్టే. కానీ ఎక్కడో ఉంటది గదా! ఆ లింక్ లేని‌దే ఆ ప్రాసెస్ అనేది రాదు గదా!
అందుకని చెప్పేస‌ని. ఇక్కడ ఆ! ఇక్కడ, ఇక్కడ నన్ను ఎవరూ కూడా కన్విన్స్ చేయలేపోయారన్నమాట అప్పుడు మా కాలేజ్‌లో. "అరేయ్ మీరందరూ కూడా వెళ్ళిపోండి చదువుకోండి శుభ్రంగా" అని చెప్పేసని మా ఫ్రెండ్స్ తోటి నేను ఒక పెట్రోల్ బంక్ పెట్టేస్తానని చెప్పేసి అనుకోని దాని గురించి రిసర్చ్ చేయటం మొదలుపెట్టాను.
హ్మ్. హ్మ్. మరి మీరేం చేసారు? హ్మ్. అబ్బో! డైరెక్ట్‌గా పెట్రోల్ బం‌కే. అంటే మనకు‌క అంటుంటారు గదా! పెట్రోల్ బంక్ పెట్టాలంటే బాగా మనీ ఉండాలి అని చెప్పి. అలా ఏమన్నా మీకు ఉన్నాయా? లేపో
మనీ కాకుండా, మనీ కాకుండా నేనెలా ఆలోచించాను అనుకున్నా‌వు. ఒక పెద్ద మేజర్ బ్రాండ్ కాకుండా చిన్న బ్రాండ్ ఏదైతే మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు నా ఆలోచన అది. మార్కెట్‌లో ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళతోటి టై అప్ అయితే ఓకే పెట్రోల్ ఎవరికన్నా కావాలి ఖచ్చితంగా. ఒక రూపాయి అనేది మన దగ్గర తక్కువ ఉంది అని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా మన దగ్గరకి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ.
స్టార్ట్‌అప్. హ్మ్. కానీ మీరన్నట్టు అలాంటి అంటే ఆహ్, అలాంటి వే ఆఫ్ థాట్‌లో ప్రస్తుతం ఎక్కడ నడవట్లేదు గదా! అంటే పెట్రోలు, డీజిలు అంటే ప్రతి దగ్గర ఒకే రేట్ ఉంటది గదా! గవర్నమెంట్ ప్రకారం. మీరు మీరు ఒక రూపాయి తగ్గిచ్చాలి అంటున్నారు. అది ఎలా సాధ్యం అవుద్ది అసలక?
ఖచ్చితంగానూ. అంటే అక్కడా వ్యాపారాలను బట్టి ఉంటదన్నమాట మొత్తం అంతా. గవర్నమెంట్ రేట్ అనేది వాస్తవమే నువ్వు చెప్పింది. కాకపోతే ఏంటి? ఇదివరకి నేను ఈ చెప్తున్న ఈ క్యాపిటలిస్ట్ ఆలోచన. అంటే ఒక మార్కెట్‌లోకి వాళ్ళ బ్రాండ్ అనేది పడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని, కొన్ని ఫ్రీ ఫ్రాంచైజ్‌లనేది ఇచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళు.
హ్మ్. ఓకె. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్రాంచైజ్ ఎలాగో
ఆ! ఇయన్నీ ఉన్నాయి మొత్తం అంతా కూడాను. ఫ్రీ ఫ్రాంచైజ్ అని చెప్పేసనంటే, మన స్థలం ఒక్కటి చూపిస్తే పెట్టుబడి మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు. స్థలం మనదైయుండాలి ఖచ్చితంగా ఇక్కడ.
ఓకే. మరి షూరిటీ ఏంటి? మిమ్మల్ని నమ్మి వాళ్ళ బ్రాంచ్‌ని మీకెందుకివ్వాలి ఆ ఫ్రాంచైజ్‌లో?
షూరిటీ అదే ఇక్కడ. స్థలమే షూరిటీ వాళ్ళకి.
ఓకె.
ఆ! ఆ స్థలమే షూరిటీ వాళ్ళ కమిషన్ అనేది వాళ్ళకొస్తాయి. ప పక్కా పేపర్ అగ్రీమెంట్ కదా! మొత్తం అంతా కూడాను. అలా చేసిందన్నమాట. మా హెచ్‌ఓడీ దగ్గరికి వెళ్ళిపోయి. మేడం నేను చదువు మానేస్తున్నాను.
అవునవునులేండి. షాకయ్యుంటారుగా.
నేను చదవనింకా అని చెప్పేసనన్నా. ఎప్పుడు ఇది ఫోర్ టూలో.
హ్మ్.
ఆ! ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో.
లాస్ట్ దాక కొ లాస్ట్ దాకా వచ్చి ఒక మెట్టు ఎక్కితే బయట పడిపోతాం అంటే నువ్వు ఆహ్, మీరక్కడ పోను అంటే ఎలా ఉంటది అసలక?
ఆ! అస్సలా ఆమ, ఆమ ఒక్కసారిగా "అరే! ఏంటి నీకేమన్నా పిచ్చేమన్నా పట్టిందా ఏంటి? ఒక్కసారి ఆగు, నీ హాల్ టిక్కెట్ నెంబర్ చెప్పు" అని చెప్పేసని హల్ టిక్కెట్ నెంబర్ తీసుకుంది.
హ్మ్. హ్మ్.
"నీకెన్ని బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయి. నీ సంగతి చెప్తానుండు మీ నాన్నకు ఫోన్ చేస్తాను" అని చెప్పేసనంటే చూసి షాక్ అయిపోయింది అన్నమాట మేడం. "ఒక్క బ్యాక్‌లాగ్‌ కూడా లేదు కదమ్మా! ఎందుకు నువ్వు చదవదుకు చదవకూడదనుకుంటున్నావు?" అని చెప్పేసనంది.
హ్మ్. మరి మీరు
మేడం ఇలాగా నాకు
కన్విన్స్ చేసి గలిగరా?
నాకిది బీటెక్ గాని అయన్ని కూడా నాకు నచ్చట్లేదు మేడం. నా వల్ల కాదు ఇంక అని చెప్పేసనంటే, "నీకు నచ్చకపోతే నచ్చకపోయింది. ఇప్పటి దాకా ఏం బాక్‌లాగ్‌లు లెవ్వు కదా!" ఆమె ప్లీజింగ్ వే‌లోకి వెళ్ళిపోయింది. అప్పటి దాకా ఏంటి? బాక్‌లాగ్‌లు ఉన్నాయేమో, ఈడి తాట తీసేద్దాం అన్నట్టుగా కూర్చుంది అన్నమాట ఆమె.
ఆ!
ఆ! మా నాన్నకి ఫోన్ చేసి. బాక్‌లాగ్‌లు లెవ్వు కాబట్టి, అబ్బో! మామూలోడు కాదని చెప్పేసనుకోని మంచి పర్సెంటేజ్ దగ్గర, దగ్గర 70%ని మైంటైన్ చేశాను.
హ్మ్. అమ్మో! గొప్పే గదా! 70 అన్నకాడ చాలా ఎక్కువే, అందులోను బీటెక్‌లో.
ఆ! "ఇలాంటి పర్సెంటేజ్ పెట్టుకొని నువ్వు మంచిగా తెచ్చుకోవాలి కానీ, మంచిగా సర్టిఫికెట్ అనేది తీసుకో దేనికి ఉపయోగపడుద్దో తెలీదు. దాని తర్వాత ఏం చేసుకుంటావో నువ్వు చేసుకో. ఈ ఎగ్జాములు మాత్రం రాయి." మేడం నాకు అటెండెన్స్ కూడా లేదు అని చెప్పేసని అన్నా. "లేకపోతే లేకపోయింది. నేను ఉన్నా కదా! నువ్వు కాండోనేషన్ ఒక్కటి కట్టుపో చాలు" అని చెప్పేసని, కాండోనేషన్ కట్టిచ్చి, రాపించింది అన్నమాట ఎగ్జామ్ నా చేత.
హ్మ్. అంటే, మీ హెచ్ఓడి సైడ్ నుండి ఆహ్, లాస్ట్‌కి రిక్వెస్టింగ్ వేలో పోయి సపోర్ట్ చేసేస్తుంది. అటెండెన్స్ లేకపోయినా పర్వాలేదు. షూరిటీ సైన్‌లాగా అంటే జస్ట్ పేమెంట్ కట్టు ఆహ్, దానికి నేను చూసుకుంటాను అన్నట్లు చెప్పేశారు.
ఫుల్లు సపోర్టూ! ఫుల్లు సపోర్ట్ ఇంక నాకసలకి. అంతే. ఎగ్సామ్‌లు రాశాను. పాస్ అయిపోయాను. సర్టిఫికేట్ వచ్చింది. సర్టిఫికేట్ కూడాను ఎంత ఫాస్ట్‌గా తీసుకున్నాననుకున్నారెళ్లి? మా క్లాస్‌లో అందరూ కూడాను వాళ్ళందరూ అప్లై చేసి కూర్చుంటే నేనొక్కడినే యెళ్లి జేఎన్‌టీయూ కాకినాడ యెళ్లి తెచ్చుకున్నాను నేను సర్టిఫికేట్‌లు.
అమ్మో! అంటే ఇప్పుటికి చాలా మందికి తెలీదు మీరన్న డ విషయం. కాలేజ్‌లో సర్టిఫికేట్ అని అనుకుంటారు. కానీ జేఎన్‌టీయూ నుండి ఒక సర్టిఫికేట్ తీసుకుంటేనే అది బీటెక్ సర్టిఫికేట్ అని జెప్తే గూడా తెలీదు. కానీ మీకు అంత తెలివి ఉన్నప్పటికీ మీరు ఉద్యోగం కాకుండా ఇలాగా బిజినెస్ అంటే, తొలి ఉద్యోగాన్ని మీరు ఒక తొలి బిజినెస్‌గా ఆలోచిచ్చారు. మరి మీరు అనుకున్నదంతా
అది. అదే గదా! తొలి బిజినెస్‌గా తొలి బిజినెస్‌గా అంటే ఇక్కడ నాదిది మొదటి అడుగుల్లాగనుకోవచ్చు కదా! నువ్వు. ఎందుకు ఉద్యోగం‌లాగానే అనుకుంటున్నావిక్కడ?
అంతేగా! అంతేలెండి. అంటే మీరు జెప్పింది కూడా కరెక్టే. మీ ఫస్ట్
ఆ! ఇక్కడ నాది ఇదంతా గూడా, తొలి అడుగులు. మొత్తం అంతా నేను నా మొదటి ప్రయాణం అనేది ఎలా సాగింది ఉద్యోగానికి?
అవును. అడుగులే. అవును. మీరనుకున్న డెస్టినేషన్‌కి మీరేసుకున్న పాత్ ఇదంతా కూడా. అడుగులు వేసుకుంటూ వెళ్తం.
ఎలాగా? ఎలాగా అసలుకి! ఒక ఉద్యోగం. ఇదొక ప్రతి సీన్ ప్రతి క్లైమాక్స్‌లాగా ఉంటది. మొత్తం అంతా గూడాను.
అయితే చెప్పండి తెలుసుకుంటాం మేము గూడా? అసలు మీ యొక్క ప్రయాణం ఎలా ఉంది? మీ ప్రయాణంలో హ్మ్.
ఆ! అదే గదా! అయితే దాని తర్వాత ఓహ్! మా నాన్న ఒక బ్రాంచ్ తీసుకున్నాడనమాట వేరే ఊరిలో. ఆ బ్రాంచ్ నేను జూసుకోవాలి. "పెట్రోల్ బంకులు, గిట్రోల్ బంకులు వద్దులే నాన్న ఆగిపో" అని చెప్పేసి అన్నాడు. సరే ఓకే. ఏదో ఒకటి నాకు బిజినెస్ కావాలి అని చెప్పేసనుకోని బిజినెస్‌లోనే వెళ్ళిపోయాను నేను. ఆహ్, దగ్గర, దగ్గర మంచిగా సంపాదిచ్చేవాడిని. నా జేబులో మా ఫ్రెండ్స్ అందరూ గూడాను, వాళ్ళందరూ కూడాను ఉద్యోగ వేటల్లో ఉంటే నా దగ్గర అప్పట్లో ఎంతుండేది జేబులో? దగ్గర, దగ్గర 50,000 మినిమమ్ పెట్టుకొని తిరిగేవాడిని. బ్యాంక్ అకౌంట్‌లో గాని, జేబులో గాని అయ్యంతా కూడాను.
హ్మ్. ఆహా! ఓకే. ఏం బిజినెస్? అబ్బో! అసలు ఏం బిజినెస్ అసలు మీరు మీ నాన్నగారు మీకు పెట్టిచ్చింది?
ఏంటిది?
మీకు బిజినెస్ తీసిచ్చారు కదా! అది ఏ బిజినెస్?
అవును. టైల్స్ అండ్ స్యానిటరి.
ఓకె. ఓకె. బాగానే లాభాలు ఒచ్చీసేయి అయితే.
ఆ! బాగానే లాభాలు అని చెప్పేసి అన్నట్టు లాభాలు అననులే కానీ, నా వరకు లాభాలు అనేది పెట్టుకునేవాడిని. నేను ఆయనకివ్వకుండా. <laughs> ఆ!
ఓహ్! ఓకె. ఓకె. దాని లాభాలేమో తెలీదు గాని, కానీ, మీ చేతిలో రోజువారీ లాభాలు మాత్రం మీ జేబులో వచ్చేటివి.
నా జేబులో పెట్టేసుకునేవాడిని ఖచ్చితంగా. ఆయనకు ఎంతో కొంత ఇచ్చేవాడిని. నాకు కావాల్సింది నేను పెట్టుకునేవాడిని. ఏమి అడిగేవాడు కాదులే. కానీ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత, డ్యాడీ! నేనింకా మా ఫ్రెండ్ ఒకరోజు ఫోన్ చేసి, "మామ !ఇలాగా ఆస్ట్రేలియా వెళ్తున్నాను మామ" అని చెప్పేసి అని అన్నాడు. "అరేయ్! ఏంట్రా నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళడం ఏంటి? నీకు ఇంగ్లీష్ కూడా రాదు కదా! సరిగ్గా" అని చెప్పేసని అన్నాను. "లేదు మామ! ఇలాగా మూడు సార్లు, నాలుగు సార్లు రాశాను ఐఈ‌ఎల్‌టీయెస్ వచ్చేసింది నాకు" అని చెప్పేసనన్నాడు. ఎంత వచ్చిందిరా అని చెప్పేసి అడుగితే, "5.5" మామ" అన్నాడు. "ఓకె రా! సరే, ఆల్ దీ బెస్ట్ రా!" అని చెప్పేసనన్నా. ఇది ఎయిర్‌పోర్ట్‌కకెళ్తన్నాను మామ రా నువ్వు అన్నాడు.
హ్మ్. ఓకె. పాయింటే. ఓహో! హ్మ్.
"సరే రా! వస్తాను" అని చెప్పేసి అని ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిన తర్వాత అక్కడ అర్థమైపోయింది. ఫస్ట్ టైమ్ నాకు ఇంప్రెషన్. ఓకె. ఇంతమంది ఎయిర్‌పోర్ట్‌కొస్తున్నారు అని చెప్పేసి అనంటే, "మనం కూడా ఎళ్తే బాగుండు కదా!" అని చెప్పేసి అనిపించిందన్నమాట నాకు.
ఆహా!
హ్మ్. దాని తర్వాత యెళ్ళాము. అంటే మన డ్యాడీ దగ్గరికెళ్లి, "డ్యాడీ ఎందుకో నాకు ఆస్ట్రేలియా యెళ్ళాలనిపిస్తుందీ" అని జెప్పేసని అన్నాను నేను.
మరెళ్ళాక? మ్ మీకు గాని ఆస్ట్రేలియా అనే ఎందుగనిపిచ్చింది. అంటే మీ స్ ఫ్రెండున్నాడని జెప్పా? లేపోతే ఇంక ఇంకోటి ఆలోచన రాలేదా మీకు?
"మరి యాపారం ఏం జేస్తావు?" అని జెప్పేసనన్నాడు. ఏది? అహా! లేదు. నాకూ జీవితాన్ని ఒక కోణంలో చూడటం ఇష్టమనమాట. అక్కడా కోణం ఉంది. నాకు బీచ్ సైడ్ ఉండాలనేది ఇష్టమనమాట బాగా.
ఓకె. మన ఇండియా లోను బీచ్‌లున్నాయి గదా!
అక్కడ బ్లూ కలర్‌లో ఉన్నాయిగా. అందుకని. <laughs>
ఆహా! సరే, సరే. అయి <chuckles>
<gasps> ఆ! కానీ దాని తర్వాత హ్మ్. దాని తర్వాత అక్కడికెళ్ళాను మా నాన్ననొప్పిచ్చుకొని. వాడికీ మా ఫ్రెండ్‌కి ఇందాకడ 5.5 అని జెప్పా గదా! నాకు ఆరూ పాయింట్ ఐదు వచ్చిందనమాట ఐఎల్స్‌లో.
సరే! మొత్తానికి మీ నాన్నగారేమన్నారు? హ్మ్. హ్మ్. ఓకె. మీరు ఎన్నో ప్రయత్నం‌లో పాసయ్యారయితే?
మంచి యూనివర్సిటీలో వచ్చింది. యెళ్ళిపోయాను నేనింకా. అంటే చదువు పరంగా నాకెట్లాంటి ప్రాబ్లమే లేదు. ఒక్కసారి చూసాను అని జెప్పేసానంటే, ఫట్ మని పట్టేస్తాననమాట. నాకు రెండోసారి చెప్పాల్సినవసరం గూడా లేదు ఎవరు గూడాను.
ఓకె. ఇ ఇది మాత్రం నిజంగా గొప్ప విషయమనే జెప్పుకోచ్చు. చదువులో మాత్రం మీరూ చాలా ఫాస్ట్‌గానే ఉన్నరూ. గుర్తుబెట్టుకొని మీరు అనుకున్నది అనుకున్నట్టు దెచ్చుకుంటున్నారు.
ఆ! అదే గదా! మంచిగా అదే గదా! ఇప్పుడు దాకా, ఇప్పడిదాకా ఏమంటారు దీన్ని వ్యాపారం చేసి, ఒకళ్ళకి జీతం ఇచ్చిన అబ్బాయి ఇప్పుడు జీతం తీసుకోవాల్సిన పరిస్థితికొచ్చింది.
సీన్ చేంజ్ అయిపోయిందంటారా? ఒక్కసారిగా మీ పరిస్థితి. ఆహా!
సీన్ చేంజ్ అయిపోయింది. ఆ జీతం కూడా ఎలా తీసుకోవాల్సొచ్చింది? నా మొట్టమొదటి ఉద్యోగం వేర్ హౌస్‌లో వచ్చిందన్నమాట. అంటే వేర్ హౌస్ అని అంటే సామాన్లన్నీ ఉంటాయి. భద్రపరిచే స్థలం అన్నమాట అదంతా కూడాను. దాంట్లో నేను పిక్కర్‌గా అంటే ఆ సామాన్లన్నీ గూడా తీసి దాన్ని ప్యాక్ చేసి నేను డెలివరీ కూడా ఇవ్వాలి. ఆ! ప సామాన్లన్నీ కూడాను. చాలా బరువుండేయి ఒక్కోటి.
అవునవును. హ్మ్. అంటే ఇప్పుడు దీన్ని మనము మీ అడుగుల్లో అనుకోవచ్చా? దీన్ని ఇప్పుడు మీ తొలి ఉద్యోగం అని జెప్పి అనొచ్చా మీరే జెప్పండి?
అంటే ఇది నా పార్ట్‌టైం అయినా కానీ, ఇది నా తొలి ఉద్యోగం కిందే కన్సిడర్ చేస్తాను నేనైతే.
ఖచ్చితంగా! నేనూ అదే అనాలనుకున్నాను.
హ్మ్. దీన్ని బట్టేననమాట. అది పార్ట్‌ టైమ్‌గా చూడను. నేనైతే నా జీవితాన్ని నేర్పించిన ఉద్యోగం అని చెప్పేసి అన్నట్టుగా చెప్తాను నేను. వాళ్ళు చెప్పిన లైఫ్ లెసన్స్ కానీ, అన్న వాళ్ళు చెప్పిన లైఫ్ లెసన్స్ కానీ ఇంగేదైనా కావచ్చు మొత్తం అంతా కూడాను. మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు తెలుసా? నేనెప్పుడన్నా మంచి సంతోషంలో ఉన్నాననుకో డబ్బులిచ్చేవాళ్ళు. వాళ్ళే డబ్బులిచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు ఆనందంగా, నా వల్ల వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులిచ్చేసేసేవాళ్ళు నాకు. ఒక 200 డాలర్స్ అలా ఇచ్చి ఎంజాయ్ చేయండి. మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేయండి అని జెప్పేసి అనేవాళ్ళు.
మరి అక్కడ ఆ ఒక నిజంగా అండి. ఏదైనా హ్మ్. ఏదైనా గావచ్చు. హ్మ్. ఆ! ఓకే. ఆహా! ఓకె. అంటే అది వాళ్ళ ఓన్ మనీయా? లేపోతే మనకు బో హ్మ్. బోనస్ అంటుంటారు గదా!
హ్మ్. డబ్బులకి డబ్బులె ఇచ్చేవాళ్ళు, ఆనందానికి ఆనందం దక్కేది. డెలివరీ టైమ్‌లో గదా! డెలివరీ డ్రైవర్‌గా అంటే డెలివరీ డ్రైవర్‌గా ఉన్నప్పుడు కొత్త, కొత్త ప్రదేశాలన్నీ గూడా చూసేవాడిని అన్నమాట. ఓకే‌నా! నేనెప్పుడన్నా బీచ్‌లు దగ్గరికి ఎళ్ళినా గానీ, ఏది చేసినా గాని అన్నవాళ్ళు నాకు సంతోషంగా "ఆ! ఇంకా చూడు ఆ ప్లేస్‌కెళ్ళు అక్కడ బాగుంటది అక్కడ బాగుంటది." అని చెప్పేసి అని చెప్పి వాళ్ళంతా గూడాను డబ్బులు గురించి ఆలోచించేవాడినె కాదన్నమాట.
ఓకె. హ్మ్. ఓకె. అంటే మీకు సహాయం జెసినా
అలాగా నా తొలి ఉదయం నా తొలి ఉద్యోగం అనేది అలా మొదలైంది.
మీ అన్న వాళ్ళు అన్నారు గదా! వాళ్ళు మన తెలుగు వాళ్ళు అంటారా? లేపోతే అక్కడ వ
కాదు మలయాళీ‌స్.
ఓహ్! మలయా‌ళి కుటీస్, మలయాళం ఎక్కువ పొన్నూస్ అంటారా?
ఆ! పొన్నుస్ కాదు. మలయాళీ చేట. చేట అంటే బ్రదర్ అనమాట. హ్మ్. పొన్ను అంటే అమ్మాయి. ఓకే‌నా! కుట్టి అన్నాగాని అమ్మాయే. <laughs> పర్లేదు, పర్లేదు. ఇబ్బం‌దేం లేదు.
చేట. ఓహ్! ఓకె. అవునవును‌లే. ఓకె. ఓహ్! సారీ అయితే నాకు అమ్మాయి తాపితే ఇంకేది రాలేదు అయితే. పర్వాలేదులెండి. తొలి ఉద్యోగంలో మంచి స్నేహితులు గాని దొరికారు.
ఆ! తర్వాత ఇంకా అన్న వాళ్ళకి చెప్పాను. "అన్న ఇలాగ చదువుకున్నాను గదా! ప్రొఫెషనల్ జాబ్ చేద్దాం అనుకుంటున్నాను." అని జెప్పేసి అని అంటే. పర్లేదు నేను హెల్ప్ చేస్తాను నా‌వ నా సర్కిల్‌లో నేను హెల్ప్ చేస్తాను. అని జెప్పే‌స‌ని ఆయన హెల్ప్ చేసారు. కాకపోతే ఏంటి అనంటే ఇక్కడ నాకు చిన్నప్పటినుంచి కూడా‌ను, ఆవగింజంత అదృష్టం అనేది నాకు ఎప్పుడు కూడా ఉండేది అన్నమాట.
హ్మ్. అది అర్థంమైపోతుందిలెండి. ఇప్పుడి దాక మీరు జెప్తున్నా గూడా సరే చెప్పండి. తర్వాత ఏమైంది?
ఆవగింజంత అదృష్టం ఎలా ఉంది? అని జెప్పేసని గూడా చెప్తాను చూడు. మా ఫ్రెండ్స్ అందరూ కూడాను డక్కా ముక్కీలు పడుతాఉన్నారు ఉద్యోగం చేసుకోడానికి. ఓకే‌నా! నేను ఊరకనే జస్ట్ అలా అప్లికేషనేశాను.
హ్మ్. అవును. వచ్చేసింది.
రాలా ఇంకా ఇంటర్వ్యూకి.
ఓహ్! ఇంటర్వ్యూదా ఆ! ఓకే. మరి ఏం జరిగింది?
ఆ! ఇంటర్వ్యూ పడిందనమాట. ఇంటర్వ్యూ పడిన తర్వాత అప్పుడిదాకా కూడాను ఇంట్లో కూర్చొని జాబ్ జేస్తున్నోడిని అంటే వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను ఇంకొక జాబు. అయితే 5 నిమిషాల్లో పటా పటా రెడీ అయిపోయి కింద షార్ట్ ఉంది పైన కోట్ ఒకటి వేసుకొని కొంచెం తలకాయి దువ్వుకొని యెళ్ళి కూర్చున్నానన్నమాట. నాకు ఇంగ్లీష్ ఎలా ప్రాక్టీస్ చేశాననుకున్నా? ఇంకొక అన్న వాళ్ళు ఉండేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఆ అన్న వాళ్ళతో కూర్చొని ఆళ్ళ పిల్లలు ఉండేవాళ్ళనమాట. ఆ పాప బాగా మాట్లాడుద్ది ఇంగ్లీషు. కొంసేపు ఇంగ్లీష్‌లో మాట్లాడు నాతోటి అని చెప్పేసని పట్టా పట్టా నాలుగు మాటలు మాట్లాడాను. యెళ్లి అక్కడికెళ్లి వాళ్ళ దగ్గర అఖండ తాండవం జేసి పెట్టానన్నమాట.
ఆ! ఓకే. ఆన్లైన్. హ్మ్. అర్థమయిందంటారా అఖండ తాండవం?
వాళ్ళు నన్ను క్వషన్స్ అడగతం కాదు. నేనాళ్ళని రివర్స్‌లో క్వషన్ అడిగాను. వాళ్ళు షాక్‌లో షేక్ అయిపోయి నాకు ఉద్యోగం ఇచ్చేసారు.
కొన్ని సందర్భాల్లో ఇలా జరిగితే ఉద్యోగం ఇయ్యరే? మరి మీకు నిజంగా ఆవగింజ అదృష్టం కాదు. అంతకు మించే ఉందయితే.
అక్కడికెళ్ళిన తర్వాత ఆ టీమ్‌లో మొట్టమొదటి నేనే ఎవరో కాదు. నేను నన్నే సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు.
ఓహ్! ద ఫస్ట్ గ టీం మెంబర్ కూడా మీరే.
అది. ఫస్ట్ వన్ టు హైర్ అంతే! <laughs> మా మేనేజర్ వచ్చేసరికి ఇండియాలోనే ఉన్నారు. ఆయన రానంత వరకు నేను ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, నాకు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనే పదం గూడా వినటం ఫస్ట్ టైమ్ అనమాట. అంటే కేటీస్ కేటీస్ అని అంటా ఉన్నారసలు కేటీ అంటే ఏంటి? అని చెప్పేసని దాని గురించి చూసుకున్నాను కొంతసేపు. కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫరా! ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలా మనం. విని దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఒక డాక్యుమెంట్ చేసేసి, దానికి వేరే వాళ్ళక్కూడా ఉపయోగపడే విధంగా మనం తయారు చేయాలా అని చెప్పేసి అనేది నాకు అర్థం అయిందనమాటప్పుడు.
హ్మ్. అవును. హ్మ్. ఓకే. అంటే నాకు తెలిసినంత వరకు కేటీ అంటే చెప్పింది వినేదొకటే అనుకున్నాను. కానీ మీరు దాన్ని డాక్యుమెంట్ జేసి
ఆ! డాక్యుమెంట్‌గా చేసాము అని చెప్పేసనంటే ఇప్పుడు నాకు నా నేను డాక్ డాక్యుమెంట్‌గా ఎందుకు చేశాను? అని చెప్పేసననంటే నా టీమ్‌లోళ్ళు ఇంకా ఎవ్వరు రాలేదు కదా! వాళ్ళందరికి కూడాను ఫ్యూచర్‌లో ఏదైనా ఉపయోగపడాలన్న గ టూల్స్ అన్ని కానీ ఎలాగ చేయాలి? ఏంటి? అనేది ఓకెనా! అయన్నీ కూడాను మొత్తం అంతా ఉపయోగపడే విధంగా మొత్తం అంతా డాక్యుమెంట్‌లు చేసి పెట్టాననమాట నేను.
అవును. అవును. అవునులెండి. తర్వాత మీ టీం మెంబర్స్‌కి
మా టీం మేనేజర్ గూడాను అదే టీం లీడర్, టీం మేనేజరు ఇద్దరు ఒకటేలే. ఆయన ఫుల్లు ఖుషి అయిపోయాడనమాట. అబ్బా! ఎంత వివరమయ్యా నీకు అని జెప్పేసనుకొని.
హ్మ్. ఇంప్రెస్ చేసేసారు అయితే మీరు మొత్తానికి.
ఇంప్రెస్ చేసేశాను. ఇక్కడే ఉంది కదా! అసలు మ్యాజిక్.
ఏంటది?
ఏంటిదనంటే, నేనేం చేశాను? నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ తీసుకున్నాను కదా! స అదే నేను ముందలే చెప్పాను అన్నమాట. నేను ఇప్పుడు కష్టపడ్డాను ఇంతకు ముందు. నేను ఇప్పుడు ఫలాలు తినాల్సిందే అని చెప్పేసి, అని మా మేనేజర్ తోటి ఫుల్ జోక్‌లు వేసుకుంటూ ఉండే వాణ్ని అన్నమాట. నేను ఎంతైతే యాక్టివ్‌గా ఉండేవాడినో, అంతే రెట్టింపు ఉత్సాహంతో జోక్‌లు వేస్తూ ఉండేవాడిని ఎదురు వ్యక్తి తోటి కూడా.
హ్మ్. అవును. బాగుందండి. ఆ జోయల్నెస్ కూడా ఉండాలి. కచ్ ఖచ్చితంగా.
ఆ! అయితే ఆ! నేను పని చేయను. వాళ్ళందరికి, 200 టార్గెట్ ఇస్తే, నాకు 50 మాత్రమే ఇచ్చేవాడు ఆయన.
<sucks teeth> మరి ఒప్పుకునేవాళ్ళ? ఇ మీ కోవర్కర్స్?
ఎవరు? వాళ్ళకి తెలీదు కదా! నాకు యాభైయ్యే ఇచ్చాడు అని చెప్పేసి అనేది.
ఓహ్! అట్లా ఉంటదా? సరే, సరే.
ఆ! అది మేనేజ్, మానిప్యులేషన్ మొత్తం అంతా కూడా చేసి పెట్టుకోవాలి అన్నమాట.
నిజమేలెండి, కరెక్టే.
ఆ! ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆవు గుంజ అంత అదృష్టం ఉందా లేదా నాకు?
నేనైతే అంతకు మించే ఉంది. మీరు దాన్ని, ఉన్నదాన్ని మీరు మీ యొక్క అవసరానికి యూజ్ చేసుకుంటూ, మీరందరినీ కలుపుకుంటా పోయారు కదా! ఇది నిజంగా గొప్ప విషయం.
నేను చేసిన పనికి, నా సాలరీ అనేది <laughs> ఆహ్, 6 నెల్లలోనే నాకు, 30% అనేది పెరిగింది. ఫస్ట్ మంత్, నేను ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది తీసుకోవటం వల్ల నాకు బెస్ట్ ఆ ఎంప్లాయర్ కూడా వచ్చింది అన్నమాట అది.
బావ్ కాద్ నిజంగా గొప్ప విషయమండి. అయితే, మీరు
అది సంగతి. ఇలాగ నా మొదటి ఉద్యోగం అనేది జరిగిందన్నమాట.
నిజంగా అండి. అయితే మీ తొలి ఉద్యోగం అని కాకుండా, మీరు తొలి అడుగులు వేసుకుంటూ, మీ కాలేజీ నుండి ఒక పెట్రోల్ బంక్ అని ఆలోచిచ్చి, తర్వాత టైల్స్ అండ్ శానిటరీ తర్వాత మీ స్నేహితుడిని చూసి ఆస్ట్రేలియా. అయినా అక్కడ మీరు అనుకున్న డెస్టినేషన్ కోసం వెళ్లారు కదా! కానీ మొత్తానికి మీ ఉ తొలి ఉద్యోగం డేటా వే ఆహ్, వేర్‌హౌస్‌లో చేసినా ఒక ట్రాలీ లేదా డెలివరీ జాబ్ ఇదంతా కూడా మీకు నిజంగా లాస్ట్‌కి వచ్చేదానికి, గొప్ప ఉద్యోగంలో ఉండి, నిజంగా బాగుందండి మీతో మాట్లాడడం కూడా. ధన్యవాదాలండి.
ధన్యవాదాలు.